చాలా మందికి ఇంట్లో ఆహ్, వ్ చూడండి. పి చిన్న చిన్న పెంపుడు జంతువుల్ని పెంచుకోవాలనేటి జంతువులని పెంచుకుంటూ ఉంటారు. చిన్న చిన్న జంతువులని.
అవునండి. నాకు చాలా ఇష్టం.
ఆహ్ మీకు కూడా ఇష్టమా అలాంటిది?
హ్మ్. చాలా ఇష్టం పిచ్చి అని కూడా చెప్పొచ్చు.
అహా! అహా! అయితే మరి ఆహ్, ఎలాంటి జంతువులు పెంచుకున్నారేటి?
నేను కుక్కపిల్లల్ని పెంచానండి ఒక 2 కుక్కపిల్లల్ని పెంచా. నేను చదువుతున్న రోజుల్లో.
హ్మ్. అవును ఓహ్! పెంచారా! అయితే వా వాటితో అనుబంధం అది ఎలా ఉండేది?
అవసల మనుషుల కన్నా ఒక వంద రెట్లు మెరుగ్గా, చాలా విశ్వాసంగా, ఎంతో ప్రేమగా ఉంటాయండి. ఆ ప్రేమను మనం మనుషుల నుంచి నిజంగా పొందలేము. అంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్తానండి. ఒక వ దాన్ని ఎక్కువ రోజులు అవసరం లేదు ఒక్క వారం రోజులు. రోజు దానికి టైముకి ఫుడ్డు పెట్టి, దాని ఫుడ్డు కావాల్సినప్పుడు కూడా వచ్చి అడుగుతది. నేను తింటున్నాననుకో దానికి పెట్టకుండా వచ్చరుస్తది, పెట్టు, పెట్టు, పెట్టు అని. లేదంటే అడగడానికి నోరు లేదు కదండీ! అందుకే అరుస్తది అడగడానికి నోరుంటే
కుక్కకి ప్రేమేటి? కుక్క ఆ! ఆ! అవును. అరుస్తదా? అడుగుతదా? అహా! మీరిందాక అడుగుతదంటే, అడుగుతదో అరుస్తదో అని నాకనుమానం వచ్చి సరే. ఆ!
<chuckles> అడగడం అంటే అరుస్తూ, అరుస్తూ ఉండడమే అడగడం అనర్థం అక్కడ. ఇంకా పెట్టలేదనుకోండి పక్కకొచ్చేస్తది. చేత్తోటి ఇలా కొడతా ఉంటదనమాట ఒక చెయ్యి లేపుతూ, ఇలా పెడుతూ ఉంటది పైన, పెడుతూ ఉంటది ఇంకా అర్థం చేసుకోవాలి. ఆహా! నా నాకు కావాలి నాకు పెట్టే, నాకు పెట్టే అని చెప్పడానికి దాని సిగ్నల్ ఆ విధంగా ఇస్తది దగ్గరకొచ్చి.
ఆ! ఆహా! హ్మ్. హ్మ్. ఆహా! పాపం మూగజీవం కదా! ఆకలేసి ఎలాగో అలాగా కమ్యూనికేట్ చేస్తదనమాట. ఆహ్, హ్మ్. అలాంటివి.
ఆ! దానికి కోపమోస్తే అరుస్తది. పోనీలే అంటే ఒక్కొక్కసారింకా ఆహ్, వచ్చి ఇళ్ళ కూడా అడుగుతది. అదే గాని ఒక్కొక్కసారి అది కూడా మనం <smacks lips> ఏవైనా లాగేయడం, పీకేయడం చేసిందనుకోండి, ఆ టైంలో అరిచామనుకో, ఎందుకు అలా చేస్తున్నావు? ఏంటి ఇది ఇది అని కొద్దిగా గట్టిగా మాట్లాడితే దానికి అర్థమైపోద్ది.
హ్మ్. హ్మ్. హుహు.
కిందన పడుకుండిపోద్దండి. ఆ టైంలో కిందన ఇలా పడుకుండిపోయి, బుర్రొక్కటి ఇలా పెట్టి, కళ్ళు పైకెత్తి చూస్తుందనమాట మన వైపు. ఎన్ని భావాలను అసలు వ్యక్తపరుస్తదో అవన్నీ చూస్తే ఎవ్వరైనా ఇంకా ఆకర్షితులైపోతారండి. ఆ అనుభవం ఉన్న ఎవ్వరైనా ఇంకా ఈజీగా ఎట్రాక్ట్ అయిపోతారు వాటికి. అంత చక్కగా ఉంటుంది అనుబంధం వాటితో.
ఓహో! హ్మ్. హ్మ్. కుక్క పిల్లలకి ఆహా! అంటే, మరి కుక్క‌పిల్లల్ని మీరేక్కడ సంపాదించి, ఎలా తెచ్చుకున్నారేటి?
మా చుట్టాలవిడకి ఉండేవనమాట కుక్క‌పిల్లలు. అవి అక్కడ పుట్టాయి ఒక 4 కుక్క‌పిల్లలు పుడితే 2 మేము తెచ్చుకున్నాం.
2 మీరు తెచ్చుకున్నారు. అంటే పె ఊరికే, సరదాగా పెంచుకుందాం, అని తెచ్చుకున్నారా?
హ్మ్. నాకుక్కలంటే ఇష్టం. ఇంకదే మొదటిసారి. సరే, పెంచుదామని ఇంకవి పడుకున్నప్పుడు కూడా ఇంక నా పక్కనే పడుకోబెట్టుకునేదాన్ననమాట. అది కూడా ఇంక నా పక్కలో వచ్చి పడుకునేది. అం మా అమ్మగారు, మా మామ్మగారు తిట్టేవారనమాట, పక్కనోచ్చి పడుకుంటే అంటే, దాని హెయిరుంటది కదా! మనం శ్వాస తీసుకున్నప్పుడు ఏమైనా వెళ్ళిపోద్దేమో లేకపోతే నోట్లోకి ఆ హెయిర్ వెళ్ళిపోయినా, కొన్ని ఆరోగ్య సమశ్శలు, ఈ శ్వాసకోశ ఇబ్బందులనేవి కూడా తలెత్తుతాయి.
హ్మ్. హుహు. హ్మ్. అవును. హ్మ్. ఓహో! అలాంటివి కూడా ఉంటాయన్నమాట.
హ్మ్. దానివల్ల మరి ఆ! ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి గాబట్టి, మనం అవి కూడా కొంచెం మనల్ని మనం సంరక్షించుకుంటూ, వాటిని కూడా ప్రేమగా చూసుకోవాలి మరి. వాటిని శుభ్రంగా ఉంచాలి, ఎప్పటికప్పుడు స్త స్నానం అది చేయించాలి వాటికి. వారానికి ఒకసారైనా ఖచ్చితంగా చేయించాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే మరి, మీకు ఇలాంటియి చేయించేటప్పుడు మీకు ఒక పనంటూ ఉంటుంది. చదువుకోడమో, ఉద్యోగం చేయడమో ఇలాంటి ఓ పనుంటుంది కదా! ఆ పని, ఇలాంటి పనులు చేయడానికి అడ్డంకిగా మారలేదా మరి మీకు?
హ్మ్.యహ్! అడ్డంకి అంటే, నాకు వీటి మీదున్న ఇష్టం వల్ల నాకు అది అడ్డంకి అనిపించలేదనమాట. నాకొక బాధ్యతలాగా నేను ఫీలయ్యాను ఆ టైంలో. నేను అడ్డంకైతే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే, నాకు ఇప్పుడు ఒక మనిషి మీదయినా మనం ఇష్టపడితే <smacks lips> వాళ్ళని అడ్డంకి అనుకోము కదా! అదీ పిల్లోడైయినా, లేపోతే హస్బెండైయినా, లేదంటే వైఫైయినా, <smacks lips> అప్పుడెంత బాధ్యతగా ఉంటామో, అదే బాధ్యత వీటి మీద కూడా మనకొస్తుందనమాట. కాబట్టి అడ్డంకయితే ఏరోజు అనుకోలేదు. ఇంకా అది తినకపోయినా, నేను కూర్చోబెట్టి తినిపించేదాన్ని. గట్టిగా గోడ దగ్గర చివరకి కూర్చోబెట్టి, దాని నోరు అది బుగ్గలు నొక్కామనుకోండి, అది నోరోపెన్ జేస్తది. అలా బుగ్గలు నేను నొక్కేసే దాన్ని. నొక్కేసి నోరోపెన్ జేసి, నోరు నేనే క్లోజ్ చేసేదాన్ని అది మింగేసేది. అలా తినిపించేదాన్ని కూడా. అంటే, దీనికి బాగా కొంచెం నాన్ వెజ్ అదీ కొద్దిగా అలవాటైంది. ఈ ఎగ్గవి పెట్టడం, దానివల్ల కొన్ని రోజులకి పప్పు తోటి వీటితో తినేది కాదు. అలాంటప్పుడు నేను తినిపించేదాన్ని. తినిపిస్తే తినేసేది మళ్ళీ. తినిపించకపోతే, ఇంక పిల్లలెలాగా మారం చేస్తారో ఇంకది కూడా అలాగే మారం చేస్తాయి. ఇంక ఎక్కడినుంచైనా బయటికి వస్తే ఇంక మనల్ని చూసి గెంతుతాయి, ఆహ్, గెంతెని గెంతుడు నిజంగా మనల్ని ప్రేమించినోళ్ళైనా అంత గెంతరనిపిస్తది. అవి అంతలా గెంతుతాయి మనల్ని చూస్తూ. ఇంకా మనం ఎక్కడికో ఎళ్ళిపోతాం.
ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఈ కు హ్మ్. ఆహా! ఆహా! అంటే వాటి ఆటలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది.
చాలా ఆనందంగుంటది నేనిప్పుడు ఆ చదువుకున్న రోజుల్లో నేను కాలేజ్‌కెళ్ళి‌నా ఇంటికొచ్చే దారిలోని కూడా ఆలోచించేస్తుంటాను ఆ ఇప్పుడు ఇవింటికెళ్తే నా దెగ్గరకొచ్చేస్తే, దీంతో ఒక అరగంట ఆడుకోవచ్చు, ఒక గంట ఆడుకోవచ్చు. నాతో ప్రేమగా ఉంటది. అనే భావన అసలింటికీ బయలుదేరుతున్నప్పుడే వచ్చేదన్నమాట. ఇంగ కాలేజి నించి ఇంటికొస్తున్నాను అనే దారిలో కూడా నేను వాటి కోసమే ఆలోచించేదాన్ని. వాటిల్‌కేమైనా తిండానికి లేకపోయినా అవి టమొటాలు గూడా తినేసేవనమాట. ఇంట్లో ఉన్న టమొటాలు అవి తినేస్తే నాకోక్కోసారి కోపమొచ్చేది. కోపమొచ్చి కొంచెం గట్టిగా గసిరితే, ఏడ్చినలాగా కీయుం కీయుం కీయుం అనేవనమాట. ఇలా అరిస్ అరిచడం గూడా అరుస్తాయి మెల్లి మెల్లిగా. అంటే నన్నేమనద్దు, నన్నేమనద్దు అని ఇలాంటి సిగ్నల్స్ కూడా ఇస్తా ఉంటాయవి.
ఆ! ఆ! హ్మ్. ఆహా! ఓహొ! హ్మ్. ఆహా! అంటే ఆహా! ఆటి మనసులో భావాలు బానే గుర్తుపట్టారు. అయితే ఇప్పుడు వీటిల్ని పెంచడం అనేది ఉంటుంది చూడండి. దీనికోసం అని ప్రత్యేక శ్రద్ధ ఓహ్! డాక్టరు‌ని పెట్టుకోవాలి మనుషులకి పెట్టుకున్నట్టు. వెటర్న వెటర్నరీ డాక్టర్‌ని పెట్టాలి. ఆహ్, తర్వాత వాటి ఆహార వ్యవహారాలకి గాని వాటిది మెయిన్ అంటే వాటిని సరిగ్గా చూసుకోడానికి మనుషులు అనుకోండి ఏదో నోటితో చెప్తారు. అవి చెప్పలేవు కదా!
ఆ! నిజమేనండి. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, లేదు చెప్పలేవు గాబట్టి మనం ఏంటంటే వాటిని ఫస్ట్ ఇంట్లో పెంచుకుంటున్నాం గాబట్టి, వీధుల్లోకి వదలకూడదనమాట. ఒదిలామనుకోండి ఆ వీధిలో ఉన్న కుక్కలు ఎ ఏవైనా ఒచ్చి వీటి మీద పడిపోయినా, ఇవి అంటే వాటి మీద కలబడే అంత శక్తి వీటికుండదు. కాబట్టి ఇవేంటంటే దెబ్బలు తినేసో, లేదంటే కరిపించుకోనో, మళ్ళీ ఇంటికొచ్చేస్తా ఉంటాయి. <smacks lips> ఒక్కొక్కసారి అలాంటి సందర్భం జరిగిందనమాట.
ఆ! ఆ! ఆ! హ్మ్. ఉండదు ఆ! ఆహాహా! ప్రతి ఆహా! అయితే మరీప్పుడు వీటి కోసం ప్రత్యేక శ్రద్ధ. వీటికి ఫుడ్డు వేరేగా ఉండాలి. ఏవిద వాళ్ళు వాటి తాలూకా ఆ డెయిలీ మ-మెయింటెయిన్ చేసే విధానం వేరేగా ఉండాలి. వాటికి మళ్ళీ వాటికొక డాక్టరొకడుండాలి. ఆహ్, మ ఏమన్నా ఇబ్బందయితే వెటర్నరీ డాక్టర్‌కి చూపించవలసిన పరిస్థితి. వాళ్ళకొక
ఆ! ఉంటాయండి పెడిగ్రీ బిస్కెట్లుంటాయి. ఆ! డాక్టర్ అంటే మేము ప్రత్యేకంగా డాక్టర్‌ని పెట్టలేదు గాని, మా ఇంటికి దగ్గరలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టరు చూస్తారండి కుక్కల హాస్పిటలుండేది. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వాటికి వ్యాక్సినేషన్స్ వేయించేవాళ్ళం అన్నమాట. ఒక 3 డోసులు వేయించాలి. కొంచెం ఎదుగుతున్న ముందే చిన్నప్పడి రోజుల్లోనే. ఆ! వేయించడం హ్మ్. చెక్ చేస్తారండి వాటి బీపీ అని, పల్స్ రేట్ ఎలా ఉంది? ఇవన్నీ చెక్ చేస్తారక్కడ.
హుహు. హ్మ్. హుహు. వాటి ఆ! చెక్ చేస్తారు. ఇంకా వాటి శుభ్రత ఒకటి ప్రత్యే ఇంకో పెద్ద పని ఇది అన్నిటికన్నాను. ఆహ్
హ్మ్. వాటి శుభ్రతకి వాటికంటూ సోప్స్ ఉంటాయి. ఖచ్చితంగా. ఇదేంటి షాంపూలుంటాయి. అవి ఇవి తెచ్చుకొని వాడుకోవాలి. ఇంకేంటంటే కొద్దిగా ఏవైనా వాటికి దెబ్బలు తగిలిన, ఒక్కొక్కసారి వాటికి కూడా ఏంటంటే ఏదైనా దద్దుర్లు రావడం, ఆహ్, కురుపులు ఇలాంటివి కనిపించేవి. అలాంటప్పుడు నేను మనకెలాగా పసుపు అది పెట్టుకుంటాం కదా! ఏదైనా అయితే చిన్న పసుపు, అలాగే వాటికి కూడా పసుపది రుద్దేదన్ని ముద్దలా పెట్టి రుద్దితే...
హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్.
సరిపోయేది తగ్గిపోయేవన్నమాట దెబ్బలు. అంటే, మన మీదెలాగా అవి పనిచేస్తున్నాయో ఆ యాంటీబయోటిక్ అనేది, వాటికి కూడా అలానే పనిచేస్తాయి.
హ్మ్. అంటే, ఇది ఈ జంతువులకి వాడే మందులు, మనుషులకి వాడే మందులు ఒకటే ఉంటాయంటారా? ఇప్పుడు మనకి
మందులు ఒకటుండవండి కాకపోతే, ఈ పసుపు మాత్రం <smacks lips> ఆహ్, సరిపోయిందనమాట. ఇది యాంటీబయోటిక్ కాబట్టి దానికి కూడా సరిపోయింది. అంటే, ఈ వేపాకు గాని ఈ పసుపు గాని ఇది మన మీదెలాగా ప్రభావితం చూపిస్తున్నాయో, వాటికి కూడా అలాగే ప్రభావితం చూపిస్తున్నాయి. అలాగని వాటి మందులు మనం పెట్టుకోకూడదు మనవేవైనా వాటికి పెట్టొచ్చు గానీ.
ఆ! ఆ! ఆ! ఆహా! వాటి మందులు మ వాటివి వేరే ఉంటాయి. మన మందులు మనం వేరేగా వ ఉంటాయన్నమాట. ఆహా!
అలా అన్నమాట. ఆ! అంతే అండి. ఖచ్చితంగా.
ఆ! అయితే మరి ఇవి పెంచే సందర్భంలో మీకెప్పుడైనా మీ ఆహారం, మీ నిద్ర మీ దీనికి ఎలాంటివేమన్నా భంగం కలిగించినటువంటి సందర్భాలున్నాయా? ఈ ఈ కుక్కల్ని పెంచే
<smacks lips> అవుతుంటుందండి. ఒక్కొక్కసారి. ఆహారం అంటే, దాని ఫుడ్డో ఒకసారి అయిపోయిందనమాట. ఇంక నేను తింటున్నా <smacks lips> అది నాకాసే చూస్తుంది, ఇంకలా చూస్తుంటే, ఇంక నేను కొంచెం తిని ఇంకా దానికి తినిపించడం, దానికి పెట్టేయడం, ఇలా చేసేదాన్ని. దానికెక్కువ పాలతో పెట్టిన అన్నం, పెరుగుతో పెట్టిన అన్నం చాలా ఇష్టమనమాట. అలాంటివి కూడా పెడుతుండేదాన్ని. ఈ పెడిగ్రీ బిస్కెట్సుంటాయి కదా! కొంచెం పైన వేసి ఇలా పెట్టినా బోన్ <swallows> బానే ఉంటది.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. ఓహో! అలాంటివన్నీ
ఆ! ఇంకా ఎ ఆ! ఇలాంటివి చేస్తూ ఉంటాను. కాకపోతే వాటికి, మనం చాలా కొంచెం చాలా అంటే, జాగ్రత్తగానే చూసుకోవాలి. కొన్ని, కొన్ని ఫుడ్‌లన్నీ పెట్టేకూడదు. మనం తినే ప్రతీదీ స్వీట్‌లైతే అస్సల పెట్టకూడదండి. ఆహ్, చాలామంది తెలియక స్వీట్‌లుపెడతా ఉంటారు. అంటే మిగిలిపోయినవి, లేకపోతే ఏ పరమాన్నాలని, సేమియాలు ఇలాంటివి పెట్టకూడదు. ఎందుకంటే, వాటి స్కిన్ను పైన <smacks lips> ఆహ్, దద్దుర్లు ఇలాంటివొచ్చేసి హెయిరూడిపోతుందనమాట. స్వీటు పడదసలు కుక్కలకి. పెట్టకూడదు. అహా! పెట్టకూడదు.
ఆ! ఆ! ఆహా! హ్మ్. హ్మ్. ఓహ్! స్వీట్స్ పెట్టుకూడదు. మరి మనం ఫ్రూట్స్ పెట్టొచ్చా? అరటిపళ్ళు అలాంటివి పెట్టొచ్చ
హ! ఆ <chuckles> ఫ్రూట్స్ తింటే పెట్టొచ్చండి. పెడతా ఉంటాను చిన్న, చిన్న ముక్కలు. స్వీట్ మాత్రం స్వీట్ ఐటెమ్సేమీ పెట్టేదాన్ని కాదు. ఇది న్యాచురల్ స్వీట్ కదా! మీరు ఫ్రూట్సన్నారు, ఫ్రూట్స్‌లో ఉన్నదంతా <smacks lips> న్యాచురల్ స్వీట్ కదా! ఇలాంటిదంతా పెట్టొచ్చు. అంతేగాని ఆర్టిఫిషియల్, ఈ షుగరుంటది కదా! పంచదారతో తయారు చేసినవి మాత్రం ఏం పెట్టకూడదు. పెడితే అవి కొద్దిగా ఇబ్బంది పడతాయి. తినడం తినేస్తాయి హ్యాపీగా. కానీ తర్వాత వాటి <smacks lips> ఆరోగ్యానికైతే మంచిది కాదు, ఆ హెయిర్ కూడా ఊడిపోతుంది దానికి.
ఆహా! ఆ! ఆహా! ఆ! ఆ! ఆహా! అంటే, శారీరకంగా ఏవో ఇబ్బందులొచ్చి అలెర్జీ‌లని, ఇవి ఇవని, అవని వస్తా ఉంటయి. సరే ఇప్పుడు ఆహ్, ఆ ఆహారం గానివ్వండి. మీరు ఇప్పుడేదో పని జేసుకుంటూ ఉంటారు. అవొచ్చి చెడగొట్టడం గాని, లేతే ఏవన్నా ఇబ్బంది పెట్టడం అలాంటి
హ్మ్. వస్తా ఉంటయి. చేస్తూ ఉంటయి. ఆ! చేస్తా ఉంటయి, ఎందుకు చేయవు. వెంటనే నేనేవైనా సర్దుకున్నాననుకోండి, వచ్చి ఏంటి, ఏంటని చెప్పి ఒక్కోసారి స్పీడ్‌గా వచ్చి తోసేయడం, గుద్దేయడం, ఆ పనంతా చెడిపోడం, అలాంటివి జరుగుతుంటది. ఆ టైంలో కోప్పడి, ఆహ్, కొట్టడం కూడా జరుగుతుంటది. జరిగింది గూడా. <smacks lips> అంత ప్రేమనంటే, ఇంకా ఆ పని మళ్ళా అంటే రెండోసారి, మూడోసారనేసరికి కోపమోస్తది. ఇంకా పిల్లలు అదే టైంలో, మనకున్న పిల్లలు చేసినా అదే కోపమొస్తది, ఇది చేసినా కోపమొస్తది. కొడతాం గాని, కొట్టిన తర్వాత మళ్ళీ ఎంత బాధగా అనిపిస్తదంటే, అయ్యో! అనవసరంగా దీన్ని కొట్టేశానా అని బాధొచ్చి, ఇంకీ జరిగిన పని పక్కనే పెట్టేసి, మళ్ళా ఇంక దాని దగ్గరికే వెళ్లి దాన్నలాగా నెత్తి మీద పావడం, చేతులు పట్టుకోడం, ఇంగ నేనైతే ముద్దులు పెట్టేదాన్ని బాగా వాటికి. ఇంకా ఇష్టంగా దాని నుదురు మీద, ఇంకా బుగ్గల మీద, నేను పెట్టుకుంటనే ఉండేదాన్ని. అలాగే ఇంకా కొంచెం నా బాధ తగ్గేదనమాట. కొట్టిన తర్వాత కూడా చాలా బాధ అనిపిచ్చేది. అయ్యో! పాపం <smacks lips> వాటికేం తెలుసు, మనుషులే చేస్తన్నారు కదా! తప్పులు. ఇవి తెలిసి చేయలేదు కదా! అని చెప్పి మళ్ళీ నేనే బాధ పడేదాన్ని చాలా.
ఆ! ఆ! ఆ! హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఓహో! అయితే మరి, ఈ సందర్భంలో మీ కుటుంబ సభ్యులేమనేవారు? మీరు ఈ కుక్కకే అంకితమైపోవడమో, లేకపోతే ఈ పెంపుడు జంతువులకు అంకితమయిపోవడమో, లాకపోతే మిగతా చదువు మీద గాని, మిగతా విషయాలు దృష్టి పెట్టకపోవడం
ఆ! ఒక్కొక్కసారి తిట్టేవారనమాట. నిజమే, మీరడిగింది. ఒక్కొక్కసారి తిట్టేవారు, "ఇంకా నీకు పనేం లేదా, దాన్ని కట్టేయొచ్చు కదా! కడితే అదుంటది కదా! ఎందుకు దాన్ని ఒదిలేస్తున్నావు, నువ్వు వదలడం వల్లే కదా! అది పాడుచేసింది. లాకపోతే నువ్వు వదలడం వల్లే కదా! తిరుగుతుంది."
ఆ! ఆ! అవును. అలా
హ్మ్. ఇలాంటి మాటలైతే అనేవారు.
ఆ! బాగా ఎక్కువ హ్మ్. ఆహ్, ఎక్కువ తిట్లు తిట్టడం అలాంటివి చేస్తూండేవారా? కుటుంబ సభ్యులందరూను.
హ్మ్. మరీ ఎక్కువ కాదు. కొంచెం అంటే ఆహ్, కొ పర్వాలేదు. కాకపోతే జాగ్రత్తలలా చెప్పేవారనమాట. <smacks lips> కట్టేసి ఉంచొచ్చు కదా! అది పక్కన పడుకుంటే, మంచిది కాదేమో. అంటే ఎంతైనా జంతువులు కదా! వాటిది మనది ఒకలా ఉండదు. ఇంకా చిన్నపిల్లలున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఇంటికెవరైనా చిన్న పిల్లలొస్తే, దాన్ని కొద్దిగా దూరంగా కట్టడం. అంటే భయపడతారు. ఇంకా పిల్లలకి దెగ్గరగా ఉంచకూడదు వీటిని. ఎందుకంటే, దీని శ్వాస, అది మళ్ళీ వాళ్ళు పీల్చడం, ఏవైనా ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే, అప్పుడు ఇమ్యూనిటీ వా వాళ్ళకి చాలా తక్కువుంటంది కదా! కాబట్టి, చిన్నపిల్లల దెగ్గరికి పట్టుకొని వెళ్ళకపోవడమే మంచిది. మిగిలిన ఇంకా అన్ని సందర్భాల్లో, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఇంక దాంతో నేను ఆడుకుంటూ, ఇంకా ఆనందంగా తినిపించుకుంటూ, తిరుగుతూ, ఇంకా మేము దాన్ని మేడెక్కి తిప్పేదాన్నెక్కువ. మేడెక్కితే, నేనొక బాల్ విసిరాననుకోండి. ఆ బాలు ఎక్కడుంటే, మళ్ళీ పట్టుకొచ్చి నాకే ఇచ్చేది. మళ్ళీ విసిరేదాన్ని. మళ్ళీ పట్టుకొనొచ్చి నాకు ఇచ్చేదనమాట. ఇంకా ఇలాగ అది, నేను ఒక గంట సేపైనా ఆడుకుంటాం పైన. ఇంకా ఆడుకొని, ఇంక కిందకి వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఉండేది ఇంక మా మధ్య.
ఆ! ఆహా! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓహో! ఆహాహా! ఆ! ఆ! హుహు. హ్మ్. ఓహో! అయితే మరి ఈ హ్మ్. ఇన్ని ఇది చేసారు కదా! ఈ పెంపుడు జంతువుతో మర్చిపోలేని అనుభవం ఏమైనా ఉందా అండి? ఏదైనా అది ఇబ్బంది పెట్టడం, లేకపోతే దానివల్ల చాలా మీరు ఆనందపడినటువంటి సందర్భం, బాధపడినటువంటిదో, ఏమైనా ఉందా?
ఆనందపడ్డం అంటే, ఇంక దాన్ని నేనింటికి రాగానే, అది నా దగ్గరకొచ్చి ఎగురుతుంటది. ఎగురుతూ, ఎగురుతూ పైపైకి ఎగురుతది. ప్రేమగా ఇంకా ఎన్ని సార్లు ఎగురుతదంటే, ఇంకా అదైతే చాలా ఆనందంగా ఉంటది దాన్ని చూస్తే. ఇంకా బాధాకరం అన్నారు కదా! అదొక 10, 11 ఇయర్స్ తర్వాత చనిపోయిందనమాట. ఆగస్టు 13న చనిపోయింది. నాకు ఆ రోజు ఇప్పటికి గుర్తు. ఆ రోజున ఇంక అయిపేంది, ఇంక దాని లైఫ్ టైమ్ అయిపేందనమాట. మనకి ఎలాగా లైఫ్ టైమ్ ఉంటుందో, అలాగే దానికి కూడా ఒక ఎండ్ ఉంది. సో, ఆగస్టు 13న అయితే అది చనిపోవడం జరిగింది. చాలా బాధపడ్డాను. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వేరే కుక్కలనయితే నేను పెంచలేదు.
హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! హుహు. హుహు. హ్మ్. ఓహో! హుహు. పెంచలేదు. అయితే పెంపుడు జంతువుతో మీ మొదటి అనుభవం ఎంత ఆనందపడ్డారో, చివరికి కొంచెం బాధనిపించినప్పటికీ, జీవితంలో మొత్తం ఆ కవా పెంపుడు జంతువు మీకు చాలా ఆనందపరిచి, తనువు తాలించిందన్న విషయం బాగా చెప్పారు. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
హ్మ్. నిజంగా! హ్మ్. ధన్యవాదాలండి.